అయితే జీవితంలో కొన్ని, కొన్ని సార్లు మనం ఆహ్, అనేక విధాలుగా, అనేక వ్యక్తులకి సహాయపడుతూ ఉంటాం. అయితే ఈ మనం చేసే చిన్న, చిన్న సహాయాలు గూడా ఒక జీవితంలో ఒక ఖచ్చితంగా ఒక పెద్ద మార్పే తీసుకురావచ్చు. వాళ్ళ జీవితంలో గానీ, వాళ్ళ ఆహ్, స్వభావంలో గానీ ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఖచ్చితంగా వస్తది గదా! అలాగా మీరు చేసిన ఒక చిన్న సహాయం వల్ల, వాళ్ళలో గానీ లేకపోతే వాళ్ళ జీవితంలో గానీ, అది పెద్ద మార్పుగా ఆహ్, ఎలా చేయగలిగిందో కొంచెం నాకు వివరించగలరా?
ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండి. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకు అని అంటే అండి, మనకి జీవితంలో చాలామంది అంటే ఈ మధ్య కాలంలో సమాజం చూస్తుంటే ఆహ్, రక్త సంబంధాలు కూడా పట్టించుకోవట్లేదండి ఎవరు. అంటే సహాయం చేయడానికి ముందడుగు ఏయట్లేదు. అంటే స్నేహితుల గురించి పక్కన పెట్టేయాలి ఇంకా. ఇంకా కానీ, దేవుడు మనకి పంపించారు. ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తున్నాడు అంటే దానికి మనము ఆహ్, అంటే ఒక పాజిటివ్‌గా తీసుకొని వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలన్న దృక్పథంతోనే ఉండాలండి చెప్పాలంటే.
అవును. అవును. అవును. మన ఆహ్, అవును. అవును. అవును. అవును. ఖచ్చితంగా.
అలాగండి. నా జీవితంలో నాకు ఆహ్, అంటే ఇప్పటికే అండి నేను అంటే, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమండి చెప్పాలంటే. క్రికెట్ అనే క్రీడ ఎంత ఇష్టం అని అంటే నేను ఇప్పటికీ కూడా ఆహ్, జరిగే చిన్న, చిన్న డొమెస్టిక్ మ్యాచ్‍లు గానివ్వండి చే పెద్ద, పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచెస్ గానివ్వండి, వరల్డ్ కప్ మ్యాచెస్ అని రంజీ మ్యాచెస్ అని ప్రతి ఒక్కటి చూస్తానండి. అంటే ప్రతి
ఓకే. ఓకే. అంటే, ప్రతి ఒక్కటి ఫాలో అవుతానే ఉంటారు. మీరు స్కోర్ పరంగా గాని చూడటం గాని.
ఫాలో అంతే అండి. బ పక్కా అండి. అంటే పెద్ద, పెద్ద మ్యాచెస్ చూస్తూ ఉంటానండి. చిన్న, చిన్న మ్యాచెస్ కూడా సమయం దొరికితే చూస్తూ ఉంటా. ఇంకా అన్నీ చూడడానికి కుదరదు కదండీ మనకి. ఇంకా అప్పుడప్పుడు హైలైట్స్ చూడడమో, లేకపోతే 'క్రిక్ బస్' అనే ఒక అప్లికేషన్ ఉంటుంది మనకు ఫోన్‌లో. దాంట్లో స్కోర్ కార్డ్స్ చూడడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటానండి చెప్పాలంటే. అయితే అండి నాకు ఆహ్, మన 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ అండి మనకిది ఏ ఎంఎస్ ధోనిగారు కొట్టారనమాట మన భారతదేశానికి.
ఓహ్! ఓకే. అవును. అవును. అవునవును. ఓకే. అవును టీ ట్వెంటీ వర్ల్డ్ కప్ గెలిపించారప్పుడు. అవును.
గెలిపించారండి అప్పుడు. అంటే అప్పుడు నేను చాలా చిన్న పిల్లోడ్నిండి. దాదాపు ఒక 5, 6 సంవత్సరలు ఉంటాయన్నమాట అప్పుడు నాకు.
ఓకే. ఓకే.
అంటే అప్పుడప్పుడే కొంచెము నాకు హ్మ్. <smacks lips> ఎలాగంటే ఆ మెచ్యూరిటీ అనేదొస్తుంది. ఊహ తెలవడం అప్పుడే హ్మ్.
ఓకే. ఊహ తెలుస్తది కదా! ఊహ తెలిసే సమయం మీకది.
అవునండి. అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది. అయితే టీవీలో అయితే అందరూ గెలిచారు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే చాలా బాగుండదండి. అంటే బ్యాటు, బాలు, వికెట్స్ అంతా బాగుండదనమాట. <smacks lips> ఆ ఆటనేది. అంటే మా మా‌ మా ఇంట్లో అప్పటికి ఒక ప్లాస్టిక్ బ్యాటు, ప్లాస్టిక్ బాలు ఉండింది కానీ, దాంతోనెలాగాడాలో తెలిసేది గాదు నాకు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే మీకోసమే కొనేసారా? లేకపోతే మీ ఇంట్లో ఇంకా వేరే వాళ్ళ పిల్లలెవరైనా వున‌రు, అట్లా అంటే మీకు అన్నదమ్ములు కాని వాళ్ళకేమయినా కొనిచ్చిన బ్యాటా ఆది?
అంటే నా నా నాకోసమే నాకోసమే అండి కొనిచ్చింది. ఎందుకనంటే, ఇప్పుడు నార్మల్‍గా చిన్న, చిన్న ఎగ్జిబిషన్‍లకి వాటికి వీటికి వెళ్తూ ఉంటాం కదండీ తీసుకెళ్తారు కదా మన తల్లిదండ్రులు. అప్పుడే కొంచెం నేను సతాయించాననమాట, "నాకది కావాలి, నాకది కావాలి" అని.
ఓహ్! ఓకే. అవును, అవును, అవును. అవును. ఓకే.
అంటే అలాగా వాళ్ళు కొనిచ్చేసారనమాట. అప్పుడు నాకు ఆ ఆట చూడగానే అప్పుడు అర్థమైంది. ఓకే. ఇది బ్యాటు, ఇది బాలు ఇలాగ ఆడతారు. తర్వాత క్రికెట్ పైన నేను కొంచెము ఆహ్, నాకు ఆసక్తి ఆహ్, పెరిగిపోయింది. తర్వాత రీసెర్చ్ అనేది చేయడము మొదలుపెట్టానండి. అంటే క్రికెట్ ఎలాగాడతారు? ఎంతమంది ఆడతారు? రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? ఆహ్ ఆ!
ఓకే. ఓకే. ఓకే. ఏ వయసులో ఇదంతా ఈ రిసర్చ్ గురించి, ఏ వయసులో జరిగిందండి?
అంటే నాకు ఆహ్, 6, 7 ఇయర్స్ నుంచి అండి. అప్పుడు మా తల్లిదండ్రులకి అడగడం మొదలుపెట్టానండి. ఎట్లా ఆడతారు? ఏంటి? ఏంటి? అని జేప్పి. అలాగలాగా, మెల్లగా మా స్నేహితులతోని ఆడడము. అలాగా తర్వాత గల్లీ క్రికెట్ ఆడడము. తర్వాత గ్రౌండ్‍కెళ్ళి ఆడడము. అలాగా మొత్తం పది పదో తరగతి నాకు ఆహ్, మన బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతాయి గదండి. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒకటి నిశ్చయించుకున్నానండి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి అయిపెయింది. పాస్ కూడా అయిపోయాము. మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు సరైన అవకాశం మా తల్లిదండ్రులకి చెప్పాలి. ఏంటీ అనంటే...
ఓకే. ఓకే. హుహు. ఓకే. అవును. క్రికెటర్ అవుదామనా మీ ఆస?
క్రికెటర్ అని కాదని, అంటే చాలా ఆహ్, పెద్దదనమాట అది. చాలా డెడికేషన్ కావాలి. చాలా డైట్ అని, ఆహ్, ఫిట్‍నెస్ అని చాలా ఉంటుందనమాట దానికి. అంటే నేను అంతా లాంగ్ టర్మ్ ఆలోచించలేదు కానీ. ఒక అకాడమీ వరకైతే జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యానండి నేను.
అవును ఫిట్‍నెస్ కావాలి. అవును. ఓకే. అంటే మీకు అది నేర్చుకో ఇంకా బాగా నైపుణ్యం చెందాలనే ఆహ్, ఉద్దేశంతో మీరు జె ఆహ్, జాయిన్ అవుదాం అనుకున్నారు. అంతేనా? ఓకే.
హ్మ్. అంతే అంతే. అంతే అండి. నా క్రికెట్ నాకు ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయి? నా నైపుణ్యాలు ఎంత ఉన్నాయి? ఇంకా మెరుగుపరుచుకుందామని జెప్పి. నేను అట్లా మొత్తానికైతే జాయిన్ అవ్ జాయిన్ అయితానమ్మా, ఆహ్, నాన్న అని చెప్పి. మా తల్లిదండ్రులకు చెప్పానండి అప్పుడైతే. వాళ్ళైతే సరే! అని జెప్పానండి. "సరే జాయిన్ అయిపో కానీ, జా జాగ్రత్త బాగా తిను ఆహ్, ఫిట్‍నెస్ ఇంపార్టెంట్" అది ఇది అన్నట్టు జెప్పారండి వాళ్ళు.
ఓకే. <yawns> ఓకే. ఓకే.
సరే అని చెప్పి మొత్తానికైతే వెళ్ళానండి అకాడమీలోకి జాయిన్ అయిపోయా. చాలా చాలా అద్భుతంగా ఆడేవాడినండి. అంటే మొదటిలోనే అంటే మ్
ఓకె. అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉందా అక్కడ మీకు? అకాడమీకెళ్తా అనగాల్నే అంటే కొంతమంది ఇంట్లో మనకి ఇ "ఎందుకు మనకి ఇవన్నీ చదువుకోవచ్చు కదా. మంచి పొజిషన్‌కి వెళ్ళొచ్చుగా" అని చెప్పేసి ఇలాగ చెప్తుంటారుగా మీరు ఇంట్లో వాళ్ళు అకాడమీ జాయిన్ అవుతారు అని చెప్పగానే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా మీకు?
ఆ! అవునండి. హ్మ్. సపోర్ట్ ఇచ్చారండి నాకు అంటే నేను నాకు క్లారిటీ ఉండేదనమాట. ఏంటి అని అంటే నాకు ఇట్లా ఇష్టం ఉంది. నాకు ఆడాలని ఉంది. ఆహ్, అంటే నన్ను నేను టెస్ట్ పరీక్ష చేసుకోవాలని ఉంది ఈ క్రీడలో నాకు ఎంతవరకు వచ్చు, నేను ఎంతవరకు ముందడుగు వేయగలుగుతాను అన్నట్టు నేను చెప్పానండి వాళ్ళకి. సరే నె ఒకటే అన్నారండి "నువ్వు బాగా చదువుకో మంచిగా తిను జాగ్రత్తగా ఉండు మిగతాది ఏదంటే అది చేసుకో" అన్నట్టు చెప్పారండి వాళ్ళు.
ఓకె. ఓకె. ఓకె.
అంటే నాకు ఇంటి వైపు నుండి, కుటుంబ సభ్యుల నుండి, తల్లిదండ్రుల నుండి, స్నేహితుల నుండి అన్ని విధాలుగా ప్రోత్సాహం అయితే ఉండిందండి చెప్పాలంటే.
ఓకె.
అప్పుడు నేను క్రికెట్ అకాడమీకి వెళ్ళే ముందు నేను ఒక మంచి కిట్ కొనుక్కున్నానండి మన క్రికెట్ కిట్ కొనుక్కున్నాను అనమాట. అంటే నాకు పర్సనల్‌గా నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం.
ఓకె. ఓకె. అది అంటే మీరు మీ సొంతంగా కొనుక్కున్నారా? లేకపోతే ఇంట్లో వాళ్ళు మీకు కొనిచ్చారా అది?
అంటే నేను అప్పుడు, నా స్కూల్‌లోనే ఉన్నప్పుడండి నేను అంటే మనకి ఒలంపియాడ్స్ ఎగ్జామ్స్ రాయ్ రాయడము, అట్లాంటి స్కాలర్షిప్స్ రావడము. అట్లా అట్లా కొంచెము మనీ దాచుకొని ఒక 7000 వరకైతే దాచుకున్నానండి అంటే అప్పుడు స్కూల్
ఓకె. ఓకె. అయితే మీరు బాగా చదువుతారన్నమాట. చదువు విషయంలో కూడా మీరు అంటే నెగ్లెక్ట్ చేయకుండా బానే చదువుతారు అయితే.
అంతే అండి. నేను ఎప్పుడైనా గానియండి చేయాల్సిన పనులు సక్రమంగా, ల్యాగ్ లేకుండా డిలే లేకుండా చేసేస్తానండి. ఎప్పటికప్పుడు చే ఎప్పుడు చేయాల్సిన పనులు
ఓకె. చాలా మంచి విషయం అది.
అలాగ నాకు పర్లేదండి మంచి మార్కులే వచ్చాయి. 92% 92% అండి మాది. ఐసీఎస్ఈ సిలబస్ అనమాట. 92% వరకు వచ్చింది బా వచ్చింది.
ఓకె.
ఇగా అలాగా నాకు స్కాలర్‌షిప్‌తోనొచ్చిన
ఐసీఎస్‌సీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్సా?
ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి మనకి.
ఓకె. ఓకె. సీబిఎస్‌సీ గాకుండా అది వేరేది గదా! ఓకె.
హ్మ్, వేరే అండి అది సీబీఎస్‌సీ అంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఐసీఎస్‌సీ అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి.
సెంట్రల్ బోర్డ్. అవును ఓకె. నాది నాకో డౌట్. రెండిటికి మధ్య వ్యత్యాసం ఏముండిద్దండి అసలు? 2 సెంట్రలే గదా!
ఐసీ హ్మ్, అంటే ఐసీఎస్‌సీ కొంచెము <smacks lips> కాంప్లికేటెడ్ ఉంటదండి. అంటే కొంచెం అడ్వాన్స్‌గా ఉంటుందనమాట, సీబీఎస్‌సీతోని కంపేర్ జేస్తే. ఇంచుమించు ఒకటే అండి కొంచెం సీబీఎస్‌సీ కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కానివ్వండి ఆహ్, మళ్ళీ కొంచెం సైన్స్ విధంగా, మ్యాథ్స్ విధంగా కొంచెం తేడాలనేది ఉంటాయన్నమాట మనకి చెప్పాలంటే, సీబీఎస్‌సీ ఇంకా ఎస్ఎస్‌సీ కొంచెం మాచ్ అవుతాయండి సిలబస్ ప్రకారము.
ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఐ ఇంకా ఐసీఎస్‌సీ అంటే ఇంకొంచెం అడ్వాన్స్‌గా ఉండిద్ది. అంటే మనం డైరెక్ట్‌గా ఐఐటీ లెవెల్‌లో ప్రిపేర్ అయిపోవచ్చు. చిన్నప్పటి నుంచి అట్లానే ఉండిద్దా అది?
ఈ కొంచెం చాలా కొం అంటే ఐఐటీ లెవెల్ అంటే అట్లా కాదండి. అంటే ఐఐటీకి దీనికి కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. అంటే మనకి ఎక్కువగా మన బైపీసీ సైడ్ కొంచెం ఇప్పుడు ఐసీఎస్‌సీ చదివిన వాళ్ళు బైపీసీ తీసుకుంటే చాలా బాగుపడతారండి చెప్పాలంటే
ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఆ!
హ్మ్. అంటే డాక్టర్స్ అయిపోయారంటే బావుంటదనమాట. ఐసీఎస్‌సీ సిలబస్ చదివిన వాళ్ళు.
ఓకే. ఓకే. చెప్పండి.
ఆ! అలాగండి నేను మొత్తానికైతే అలాగ కొంచెం కొంచెం సంపాదించుకున్న డబ్బులు 7200 ఎంతో ఉండిందండి.7200 ఎంతో నేను నా సొంత మనీతోని సేవ్ చేసుకున్నా. మిగతా నాలుగైదు వేలు మా తల్లిదండ్రులు పెట్టేశారండి.
ఓకె. ఓకె.
అంటే నా పాత్ర గూడా కొంచెం ఉండిందని చెప్పి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండిందన్నమాట ఆ సమయంలో.
పాత్ర మీదే ఎక్కువ ఉంది చెప్పాలంటే. 7000 మీదే ఇంట్లో వాళ్ళది ఆహ్, 4000 ఇచ్చారంటే 70% మీదే దాంట్లో.
అవునండి, అవునండి. అలాగ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండిందండి. అప్పుడు నాకు 'విరాట్ కోహ్లీ' బ్యాటింగ్ స్టైల్ కానీ, అతని శైలి గానీ చాలా ఇష్టం కాబట్టి ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొనుక్కున్నానండి నేను ఆ సమయంలో.
ఓకె. ఓకె.
ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్ కొనుక్కున్నా, అంత చాలా బాగా ప్రాక్టీస్ జేస్తున్నా. నేను ఒక మంచి బ్యాటింగ్ ఆల్ రౌండర్ అండి మా ఎకాడమీ మా ఎకాడమీలో. అంటే మా కోచ్‌గారు చా ప్రతిసారి చెప్పేవారన్నమాట. బాగా ఆడుత్
ఓకే. అది అది అకాడమీ అంటే అది ప్రైవేట్ అకాడమీయా? లేకపోతే మనకి ఆహ్, ఇది ఉంటది కదా ఆహ్, స్టేట్ అకాడమీనా అది?
ప్రైవేట్ ఎకాడమీ అండి. ప్రైవేట్ క్రికెట్ ఎకాడమీ అంటారు. ఆ! అంటే వాళ్ళు కొంచెం హెచ్‌సిఏ వాళ్ళతోని లింక్‌అప్స్ అన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
ప్రైవేట్ అకాడమీనా! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇక్కడ సెలెక్ష్ ఇక్కడ మంచిగా ఆడేవాళ్ళని తర్వాత హెచ్‌సిఏకి తీసుకెళ్తారు. అట్లనే కదా?
అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉ మొట్టమొదటిగా మన ఎలాగంటే అండి ఎ ఎకాడమీ తరపున మ్యాచెస్ ఉంటాయి కదండీ. ఎకాడమీ వర్సెస్ ఇంకొక ఎకాడమీ అని. అట్లా అట్లా చిన్న చిన్న మ్యాచెస్ ఆడి అక్కడ బాగా రాణించామంటే ఖచ్చితంగా హెచ్‌సిఏలో సెలెక్ట్ చేస్తారు. అక్కడ కొన్ని మ్యాచెస్, కొన్ని లీగ్స్ ఉంటాయి, అవన్నీ ఆడితే ఎక్సలెంట్ అద్భుతంగా ఆడామంటే రంజీలోకెళ్ళిపోవచ్చండి డైరెక్ట్‌గా.
అవును, అవును, అవును, అవును, అవును. ఓకే. అవునా? ఓకే. అయితే నాకొక సందేహం. ఆహ్, ఇప్పుడు మన అకాడమీలో ఏ ఏజ్‌లో అయినా జాయిన్ అయిపోవచ్చా మనకి ఇంట్రెస్ట్ ఉంటే?
హ్మ్. హుహు. అయిపోవచ్చండి. అంటే మనకి నడక వస్తుంది, కొంచెం మనకు ఊహ ఉంది. అంటే మనకి మెచ్యూరిటీ ఉంది. మాట్ల
ఆ! అంటే ఆహ్, త్వరగా కాదు లేట్‌గా అయినా జాయిన్ అవ్వొచ్చా అని?
ఓకే. లేట్‌గా అంటే ఎట్లా? వయస్సు ఆ! అవ్వచ్చండి. చాలామంది అక్కడ 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వాళ్ళూ ఉన్నారనమాట.
ఓకే. కాకపోతే మనం తర్వాతా నేషనల్స్ వరకు ఆడే అంత అయితే ఉండదు అనమాట. ఎక్కువ ఏజ్ ఉంటే. కష్టం గదా!
కష్టమండి. అది కష్టం ఎందుకు అనంటే, నేనే దాదాపు ఒక 16 సంవత్సరాలకి జాయిన్ అయ్యా. కానీ అప్పటికి వాళ్ళు లేట్ జాయిన్ అయ్యారని జెప్పారనమాట.
పదహారేళ్లకే లేటా? ఓకే. ఓకే. ఇప్పుడు జాయిన్ అవుతాం అంటే అసలు పట్టించుకోరేమో. సరదాగా వచ్చి ఆడుకొని ఎళ్ళిపోమంటారేమో.
లేట్ అండి. అందుకు. <laughs> అంతే. అంతే. అంతే. అంటే నేను జాయిన్ అయితే కొంచెం ఎలాగంటే అండి ఆహ్, అకాడమీ తరపున ఆడడం మహా అంటే ఒక రంజీ వరకు అట్లా సెలెక్ట్ అయిపోతానండి చెప్పాలంటే. కానీ కొన్ని కారణాల వల్ల ఆపేయాల్సోచ్సిందండి. ఏంటి అని అంటే, అంటే ముందుగా నేను చాలా అద్భుతంగా ఆడేవాడినండి. మా కోచ్ మెచ్చుకునేవారు. అంతా బాగా మెచ్చుకునేవారు. అకాడమీ తరపున ఆడాను. అంటే అకాడమీ తరపున దాదాపు ఒక 40, 50 మ్యాచ్ల వరకు ఆడానండి.
అవునా! ఓకే. ఓకే. ఓకే. ఓకే.
ఆ! ఆ 40, 50 మ్యాచ్‍లల్లో నాకు ఆహ్, 7 సెంచరీలున్నాయండి. అంటే బ్యాట్స్‌మెన్‌గా. 7 సెంచరీలున్నాయి.
ఓకే. అంటే మీరు ఓపెనింగ్ జేస్తారా?
నేను మిడిల్ ఆర్డర్ అండి. అంటే బ్యాటింగ్, బ్యాట్స్‌మెన్‌, ఆల్ రౌండర్. బ్యాటింగ్ ఆల్ రౌండర్ అనమాట నేను.
మిడిల్ ఆర్డర్. ఓకే. ఓకే. ఓకే. బాటింగ్ ఆల్ రౌండ అని చెప్పారు. అవును. ఓకె.
ఆ! దాదాపు ఒక ఆరేడు సెంచరీలు ఉన్నాయి. మళ్ళీ 12 5 వికెట్ హాల్స్ ఉన్నాయండి నాకు. అంటే ఒకటేసారి ఒకటే మ్యాచ్‍లో 5 వికెట్లు తీసిన ఘనత 12 సార్లు ఉండిందనమాట.
ఓకే. అర్థమైంది. అర్థమైంది. చాలా బాగా ఉంది ఈ రికార్డ్ అయితే మీకు. మంచి స్టాట్సే ఉన్నాయి.
రికార్డ్ ఆహ్, నిజంగా అండి. చాలా బావుంది రికార్డు అంటే మా అకాడమీ నాపైన నమ్మకం చాలా పెట్టుకుంది. నేను గూడా వాళ్ళ మీద అంటే అదే రెస్పెక్ట్‌తోనే నా వంతు కృషి నేను చేసి చాలా బా ఆడేవాడినండి చెప్పాలంటే.
ఓకే. ఓకే.
తర్వాడం తర్వాతండి ఒక సమయం వచ్చే సయ్ సరికి నాకు కొంచెం బ్యాక్‌పెయిన్‌లాగా స్టార్ట్ అయిందండి.
ఓకే.
బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత ఆహ్
ఈ క్రికెట్ వల్లనేనా, దాని వల్లనే మొదలయిందా ఇదంతా.
ఉండొచ్చండి. ఎందుకు అనంటే, నేను కరెక్ట్‌గా వార్మ్‌అప్ చేసేవాడిని గాదండి. ప్రాక్టీస్ కంటే ముందు. సరిగ్గా వార్మ్‌అప్ చేయకుండా యెళ్ళినందుకు నా స్పైనల్‌కార్డ్ ఉంటది గదండీ! వెన్నుపూస. వెన్నుపూసలో డిస్క్స్ ఉంటాయండి మనకి. ఆ డిస్క్ అనేది కొంచెం అరిగిపోయిందండి. స్లిప్ అయిపోయిందో, అరిగిపోవడమో జరిగిందనమాట.
ఓకే. ఓకే. అవును. అవును. అవును. అవును. ఓకే.
సో, దానివల్ల అంటే ఎక్కువ వార్మ్‌అప్ చేయకపోవడం వల్ల, స్ట్రెచింగ్ కరెక్ట్‌గా చేయకపోవడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ పడిపోయిందండి యెనకాల. సో, ఇంక డాక్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు "ఆడుకోవచ్చు క్రికెట్ గానీ గల్లీ క్రికెట్ వరకు ఆడుకోగలుగుతావు. నువు ఇలా ప్రొఫెషన్‌గెల్ ప్రొఫెషనల్‌గా యెళ్లి ఆడాలనుకుంటే నీ వెన్నుపూస అనేది కొంచెము ఎర్లీగా కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటది. నీ హెల్త్ నీ ఇష్టం చూసుకో" అన్నట్టు జెప్పారండి ఇంక...
ఓకే. ఓకే.
ఇంకా అప్పుడు ఇంకా ఆడొద్దని ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అప్పుడు కొంచెం నేను ఆహ్, వదిలేశాననమాట క్రికెట్ వదిలేయడం జరిగింది.
ఓకే.
అలాగండి. <clicks tongue> అంటే మేము గల్లీ క్రికెట్ ఆడేడప్పుడు, ఒక బాబు వచ్చేవాడండి అంటే స్లమ్ ఏరియా నుంచి వచ్చేవారనమాట. అతను చాలా బాగా ఆడేవాడండి అంటే, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటింగ్ బాగా ఆడుతాడు మంచి హిట్టర్ అనమాట. అలాగా అతను గూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత, ఇలా ఇది ఒక అకాడమీలోకి జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాడండి అతను. కానీ స్లమ్ ఏరియా అంటే కొంచెం వాళ్ళకి డబ్బు ఉండదు. అదంతా ఉండదు గదండీ.
ఓకే. ఓకే. ఓకే. ఆర్థికంగా కొంచెం తక్కువ ఉంటది వాళ్ళకి. అవును. అవును.
హ్మ్. తక్కువ ఉంటారు. అవునండి. కానీ ఏదో ఒకటి చేసి, ఏదో ఒక చిన్న పని చేసి, డబ్బులైతే సంపాదించగలిగాడు గానీ, వాళ్ళు క్రికెట్ కిట్ ఉంటేనే రమ్మని జెప్తున్నారండి అకాడమీలోకి వేరే అకాడమీ అనమాట.
ఓకే. ఓకే. ఓకే.
హ్మ్. అయితే ఆహ్, అప్పుడు నేను ఆ సమయంలో నా క్రికెట్ కిట్ ఇచ్చేసానండి అతనికి. ఫ్రీగా ఇచ్చేసాను.
ఉచితంగా మొత్తానికి. అంటే, అతని టాలెంట్ చూసి ఇచ్చేసారా మీరు?
ఇచ్చేశానండి. అంటే నా వల్ల ఇతను ఏదో ఒక స్థాయిలో అభివృద్ధి చెందుతాడు గదా! ఇతనికి నాకంటే మంచి అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. తపన ఉంది క్రికెట్ ఆడాలని జెప్పి.
ఓకే.
అలాగిచ్చేసానండి. మీరు నమ్ముతారో నమ్మరో ఆ క్రికెట్ బ్యాట్ నేను ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‍‌కి మనా సన్‌ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయిందండి. మన ఉప్పల్ స్టేడియంలో ఆ సమయంలో నేను ఆ బ్యాట్ అనేది తీసుకెళ్ళాను అనమాట ఉప్పల్ స్టేడియంకి అప్పుడు ఆహ్, విరాట్ కోహ్లీ గారు సంతకం చేసి ఇచ్చారండి ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారన్నమాట బ్యాట్ మీద. హ్మ్.
ఓకే. ఓకే. అవునా! చాలా అసలు ఇది నిజంగా మీకు లైఫ్‌టైం అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఒక రకంగా.
నిజ నిజంగా అండి. చాలా అద్భుతంగా అనిపిచింది. కానీ ఆ బ్యాట్
అయితే ఆ ఆ బ్యాట్ ఇచ్చేసారా మీరు? అతనికి ఆ కుర్రోడికి.
ఆ! ఇచ్చేశానండి ఇంగ ఎందుకనంటే నా అక్
పోనీ కిట్ అంతా ఇచ్చేసి బ్యాట్ అన్నా మీ దగ్గర పెట్టేసుకోవచ్చు గదండీ.
అంటే ఇంకా బ్యాట్ కొనేదానికంటే ఇది ఇచ్చేయడం బెటర్ గదా! ఇంక ఎన్ని రోజులని నా దగ్గరే పెట్టుకొని ఉంచుకుంటా? అంటే నాకంటూ ఎమ్
ఓకే. అంటే అది సైన్ జేసిన బ్యాట్ గదా! సిగ్నేచర్ జేసిన బ్యాట్ అంటే గుర్తుగా ఉంచుకోవచ్చు గదా! అని.
అవును. అది అది కరెక్టే అండి. ఇంకా నాకంటే అతనికి బాగా అవసరం ఉందేమో అని జెప్పేసి ఇంక ఇచ్చేసానండి. ఇప్పుడూ
అది నిజంగా గొప్ప త్యాగం అనే చెప్పాలి. చెప్పాలంటే.
నిజంగండి. అంటే అది ఇంకా మొత్తం ఇచ్చేస్తున్న అది గూడ ఇచ్చేస్తే
అది నిజ అది ఒక రకంగా చిన్న సాహాయం అయితే కాదు. పెద్ద సాహాయం అది చెప్పాలంటే.
హ్మ్. నిజంగా నిజంగా అండి. అంటే అతనండి ఇప్పుడు ఇప్పుడు మనకి రంజీ ప్లేయర్స్ ఉంటారు గదండీ. రంజీ ప్లేయర్స్‌కి ప్రాక్టీస్ కోసం నెట్ బౌలర్‌లాగా యెళ్తాడండి ఇప్పుడతను.
అవును. ఓకే.
హ్మ్. అంటే ఆ ఇప్పుడు ఆ అకాడమీకెళ్ళి అంటే నా క్రికెట్ కిట్ వాడి అంటే అతను ఇప్పుడు అంత మంచి స్థాయిలో ఉన్నాడనమాట చెప్పాలంటే అంటే
రంజీ వరకు వెళ్ళాడంటే అసలు ముందుకు చెప్పాల్సింది ఆయనకి కృతజ్ఞతలు మీకు చెప్పుకోవాలి. మీరు మీరక్కడి దాక వెళ్లారంటే ఆ కిట్ లేకపోతే అక్కడ వరకెళ్ళేవాళ్ళు కాదు ముందు.
చెప్పారు. అంటే లేదండి నిజంగా. వచ్చి చెప్తారనమాట ప్రతిసారి, "అన్నా నీ వల్లనే నేనెళ్ళాను అది ఇది అంటే" పర్వాలేదు నువ్వు మంచిగ పేరు తెచ్చుకో. తల్లిదండ్రులని ఖుషీ చేయ్యి అన్నట్టు నేను చెప్తూ ఉంటానండి చెప్పాలంటే. అదే అండి ఇంకా దేవుడు మనకి ఆహ్, అవకాశం ఇచ్చినప్పుడు నలుగురికి సహాయం చేయాలి అన్నట్టు నాకర్థమైందండి ఆ సమయంలో అయితే.
ఆ! అబ్బా! నిజంగా అండి. నిజం నిజంగా మీది కథ ఏదైతే ఉందో ఇది ఓహ్, ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి పదిమందికి. ఎందుకంటే విరాట్ కోహ్లీ దగ్గర ఆయన సంతకం తీసుకున్న బ్యాట్‌ని మీరూ ఆహ్, ఒక వ్యక్తికి ఆయన టాలెంట్ చూసి ఇచ్చారంటే మామూలు విషయం కాదు. చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అయితే మీతో ఇలా మాట్లాడినందుకు మీ గురించి తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది ముందు. ఆహ్, అయితే మీతో మాట్లాడినందుకు, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సమయం దొరికినప్పుడు మళ్ళీ ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
అవునండి. అవునండి. అయ్యో! ధన్యవాదాలండి. నాకు గూడా చాలా బాగా అనిపించిందండి. ఇవాళ ఇవన్నీ చెప్పుకోవడం వల్ల. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.